అంటే కొని వర్కౌట్ అవ్వడం గాకపోయినా గానీ రీ రియల్ లైఫ్‌లో జెప్పాలంటే ఉదాహరణకు ఒక ఒక ప్లేస్‌కెళ్ళాము. ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ని నియర్‌బై ఏ‌ ఏ ఫుడ్ బావుందా అని జెప్పేసి సెర్చ్ చేసాం. రివ్యూస్‌లో తర్వాత యూట్యూబ్‌లో చూసినప్పుడు ఒక మంచి ఒక పేరు పేరు మోసిన ఆ హోటల్ పేరు జెప్పారన్నమాట. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ఫుడ్ చాలా దారుణంగా వుంది.
హ్మ్. ఓకే. అ! ఓహ్! ఓకే. ఓకే. ఓకే. అంటే ఇలా కూడా హ్మ్.
అంటే అక్కడ వీళ్ళు ఇచ్చినంత హై‌ప్ హైప్ లేదక్కడ.
ఏంటండి?
అక్కడ వీళ్ళు ఇచ్చినంత హైప్ లేదక్కడ. ఆ ఫుడ్డు గాని టేస్ట్‌ గాని అసలు ఆహ్, ఆహ్, వీళ్ళు ఈ మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేస్తున్నంత హైప్ అక్కడ లేదు.
లేదక్కడ. ఓకే. ఆ! ఇప్పుడు ఈ ప్రాడక్ట్స్ అనే కాకుండా మీరు చెప్పినట్టు వివిధ ప్లేస్లు ఉంటాయి కదా! ఆ నేచర్ రిలేటెడ్ ప్లేసెస్ కానివ్వండి హిల్ స్టేషన్సే కానివ్వండి మంచి ఆహ్, లొకేషన్స్‌కి వెళ్ళి వెళ్ళినప్పుడు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూపిచ్చే వీడియో షార్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్తే అంత గొప్పగా ఉండవు. అట్లా మీరు ఏదైనా ట్రిప్‌కి వెళ్ళి అయ్యో! ఇది ఇన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చెప్పినట్టుగా లేదే ఈ లొకేషన్ అని ఆహ్, వాపోయిన సందర్భాలు ఉన్నాయా?
హ్మ్. ఆ! చాలా సార్లు జరిగింది అట్లా మనకి. అంటే <chuckles> కొన్ని ఉదాహరణకి మన‌ 'అరకు' సైడ్ దీసుకుంటే ఒకా ఒకా ఉన్నాయన్నమాట కొన్ని ట్రక్కింగ్ ప్లేసెస్‌ గాని‌వ్వర్ల లేదా క్యాంపింగ్ ప్లేసేస్ మన‌మక్కడ వీడియో‌లో చూసినట్టుగా ఉండదు. అక్కడికెళ్ళేసరికి నేను వెళ్ళినప్పుడు గూడాచాలాసార్లు చా అంటే చూపినట్టు అసల లేదక్కడ. ఆ! వాతావరణం గానివ్వండి ఆ! చుట్టుపక్కల ప్రదేశం గానివ్వండి చాలా వరకు బావుండదు.
హ్మ్. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఓహ్! ఓకే. అంటే మీరు వెళ్ళిన ఆహ్, వెళ్ళిన మంత్‌ గాని సీజన్‌ గాని వేరే ఉండొచ్చు గదా!

హ్మ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే విధానం గూడా చిన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది.
హ్మ్. హ్మ్.
ఈ ప్రెడిక్షన్ జెప్పేవాళ్ళు గానివ్వండి, టెలిగ్రామ్‌లో చానెల్స్ ఓపెన్ చేసేసి వీళ్ళెలా చెప్తారంటే ఆహ్, ఇమ్మీడియేట్‌గా జరి అద్భుతాలు జరిగిపోతాయి అని జెప్తారు. <chuckles> అది చూసి చాలా వరకు గూడా
రైట్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కరె‌క్టే అండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ గూడా వేరే కంట్రీ‌లో ఉండి నడిపించొచ్చేమో, దాన్ని ఆపలేరేమో ఇక్కడున్న వాళ్ళు ఇండియా వాళ్ళు గాని ఎవరైనా గాని. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఆపగలరు కదా! ఎందుకు గవర్నమెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ మీద ఆ, ఆ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎట్లీస్ట్ పెద్ద పెద్ద ప్రో ఆ చిన్న చిన్న ఈ ప్రాడక్ట్స్ చిన్న చిన్న వస్తువులు అంటే సరే గానీ. ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్ విషయంలో మాత్రం కొంచెం సీరియస్‌గనే ఉండి ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఆపు ఆపొచ్చు గదా! ఎందువల్ల ఆపట్లేదు అనుకుంటున్నారు మీరు?

సక్సెస్ అయిందంటే, ముందుగా ఇప్పుడు గూడా నేన్ నేను నా వరకు అయితే, నేను ఇన్ఫ్లుయెన్సర్స్‌ని ఎక్కువగా నమ్మను. ఎందుకంటే, ముందు నుంచి గూడా, ఈ బ్రాండ్ అడ్వర్టైజింగ్ అనేది, చాలా వరకు గూడా పేరు ప్రకారమే నడుస్తుం‌టయి కాబట్టి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇంకొకటేంటంటే, ఇ ఇప్పటి‌కి గూడా మన సొంతంగా, మన అభిరుచుల్ని బట్టి మాత్రమే ముందుకెళ్ళాలని నేను అనుకుంటాను. తీసుకోవడం. వాళ్ళ ఏదే మనకు నచ్చిన యాక్టర్ జెప్పాడని, మనకు నచ్చిన బ్రాండు అంబాసిడర్ చెప్పాడని, తీసుకోవడం వల్ల మనకి మనమే నష్టపోతాంటాం. ఉదాహరణకు నేనే చెప్పాను కాని మొబైల్ లాగానే.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అయితే ఇప్పుడు, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే వాటిలో, ఎంతో కొంతమంది నిజమే చెప్తూ ఉండొచ్చు కదా! కొంచెం నమ్మకమైన వాళ్ళు జెన్యూన్ రివా రివ్యూస్ ఇస్తూ ఉండొచ్చు కదా! అలా మీరు నమ్మే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా?
ఇ ఈ

చాలా వరకు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్సు ఇప్పుడెలా ఉన్నారంటే, వాళ్ళూ మ మనీ అంటే, ఎక్కువగా మనీ రిలేటెడ్‌గానే టాపిక్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే, మనం జూసినట్లయితే యూట్యూబ్ గానివ్వండి, ఇన్ ఇన్‌స్టాలో గానివ్వండి, యూట్యూబ్‌లో ఎక్కువ ఎవరైనా గూడా ఈ బ్రాండ్ ఏవైతే మనకి ఎండోర్స్ చేస్తాయో, వాటి పరంగానే వీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఉదాహరణకి, మొబైల్స్ కానివ్వండి. మొబైల్స్ రివ్యూ ఇచ్చే, మన ఇన్‌ఫ్లుయెన్సర్ చాలా మందున్నారు...
ఓకె. హ్మ్. ఓకె. ఓకె. ఓకె.
వాళ్ళైతే ఎక్కువగా, ఎక్కువ శాతం గూడా ఏం జేస్తున్నారంటే, పెయిడ్ రివ్యూసే ఇస్తుంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్.
చాలా మంది, కొంతమంది జెన్యూన్‌గా ఇస్తుంటారు. కానీ చాలా వరకు గూడా బ్రాండ్ ఎండోర్స్ చేసేటువంటి ఎక్కువగా గీ వాళ్ళకు అంటే, మనీ పరంగానే ఎక్కువగా వీళ్ళు రివ్యూలివ్వడం జరుగుతూ ఉంటుంది.
ఆ! ఆ! ఓకె. ఓకె. మీరెప్పుడైనా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట నమ్మి ఏదైనా ప్రొడక్ట్ కొన్న సందర్భం ఉందా అండి?
ఆ! ఉంది. అంటే నేనొక మొబైల్ దీసుకున్నాను. ఆ మొబైలు, ఆ మొబైల్ తర్వాత నాకు ఇబ్బంది బెట్టడం జరిగింది, తర్వాత అనుకున్నాను. మొత్తం బై ఇన్‌ఫ్లుయెన్సర్స్
ఓకె. ఓహోహో! అప్పుడు మీకర్థమయిందా? ఇన్‌ఫ్లుయెన్సర్ అనే అతను జస్ట్ పెయిడ్ రివ్యూ మాత్రమే ఇచ్చిండు. ఇదంతా నమ్మేది కాదు అని అర్థమైందా అప్పుడు?

మాములుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్‌కి ఆహ్, ఎలా ఇన్‌కమ్ వస్తుంది అంటారు? ఈ బ్రాండ్స్ తరుపు నుండే ఇన్‌కమ్ వస్తుందంటారా? లేకపోతే వేరే దార్ల నుండి గూడా ఇన్‌కమ్ వస్తుందంటారా?
మ ఈ ఒకటి చాలా అంటే వీండ్లు బ్రాండు వాళ్ళు ఇచ్చే ఎండోర్స్‌మెంట్ ఒకటి. లేదా వీళ్ళు కొన్ని అఫిలియేట్ లింక్సు గాని వాళ్ళ యూట్యూబ్ చానెల్‌లో పెట్టడము. తద్వారా వాళ్ళకి ఎవరైనా ప్రొడక్ట్ ఆ లింక్ త్రూ వెళ్ళి వాళ్లు కొన్నప్పుడు రా వచ్చే మనీ ద్వారా గూడా వాళ్ళు ఎర్న్ జేస్తూ ఉంటారు. సాదర్ ఇ ఇలాంటివి కూడా కొన్ని చూసే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొడక్ట్స్ గూడ...
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్.
ఎందుకంటే, ఒక్కరు ఒక ఇన్ఫ్లుయెన్స్‌ని దీసుకున్నట్టైతే, ఒక్కొక్క తనా, తను ప్రమోట్ జేసే లింక్సు ఒక 10, 15 ఉంటాయి. <giggles>
అవును. అవును.
ఏవి జెన్యూనో గూడా తెలియని పరిస్థితి.
అవునండి. కరెక్ట్‌గా జెప్పారు. ఇప్పుడు ఓయ్ ఆహ్, ఒక్కొక్క యాప్పు తప్పకుండా ఒక అల్గారిథం అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఆ ఆల్గారిథమ్‌ని బట్టి మనకి సజెషన్స్ అనేవి గూడా వస్తూ ఉంటాయి కదా! యూట్యూబ్‌లో గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి. ఈవెన్ గూగుల్‌లో గూడా. అట్లా మీరు అదే పనిగా సెర్చ్ చేస్తూ ఉంటారా ఆల్గారిథమ్‌ని? అంటే ఆ ఆల్గారిథం మీ ఆహ్, హిస్టరీని ఆహ్, ఆహ్, క్యాచ్ చేసుకునేటట్టుగా సెర్చ్ చేస్తారా? లేకపోతే మీరు ఆ ఆల్గారిథం మాయలో పడకుండా ఉండడానికి చూస్తారా?
హ్మ్. అవును. అవునవును.